20, 30 కిలోమీటర్
అవునండి. అవునండి.
అది వీలు కానప్పుడు ఆహ్, హ్మ్. నేచర్ చూడటానికి ఇష్టపడతా.
హుహు.
ఆకు పచ్చ
ఓకె. అది మన్ మంచి పనండి. ఎందుకంటే అదంతా మన నేచర్‌నంతా చూస్తా ఉంటే మనకి కొద్దిగ, మనకున్న ఆలోచన కొంతలో, కొంతైనా మనకి తగ్గి ఆహ్, కొంచెం మనం మెరుగుపడతా ఉంటాం అనమాట. మనకు మనసుకు కూడా ఆనందాన్నిస్తుంది. ఆ పచ్చదనం అనేది.
మీరు పాపం కారణంగా చూపించం కాకపోతే రోజుల్లో ఒక 10 రోజులు అయిపోతూ ఉంటుంది. ట్రాఫిక్‌లో వస్తాం. సో ఇబ్బందవుతుంది. 5 కిలోమీటర్ నడిపి
ఆ! హుహు.